ఆ! అదొక్కటే లేదు. తిను కూడా అప్పుడు మా టీమ్‌లోకి కొత్తగా వచ్చాడు. చూస్తే ఏంటంటే నాకు ఆహ్, కాల్స్, టీమ్ కాల్స్, జూమ్ కాల్స్, అన్నీ ఉంటాయి కదా!
ఆ! హ్మ్. అవునవును. ఉంటాయి. హ్మ్.
తను వర్క్ విషయానికొస్తే చాలా పర్ఫెక్ట్‌గా చేసేవాడు. కాల్స్ అవి ఇన్వాల్వ్ అయినా సరే ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ఒకవేళ ఉన్నా సరే మేము మాట్లాడుతుంటే తను కామ్‌గా ఉండి తన పని చేసుకోవడం. తనకిచ్చిన అంత ఏ బాధలున్నా, ఏ ఇష్యూస్ ఉన్నా, వర్క్ పైన కూడా అబ్బాయి ఎప్పుడూ తప్పిచ్చుకునే ప్రయత్నం చేయలేదు.
ఓకే. హుహు. వర్క్‌ని. ఎఫెక్ట్ అనేది పడలేదనమాట. ఓకే. ఓకే. తరవాత?
ఇంకిలా హ్మ్. చెప్పండి.
అదే ఇంత జరిగింది కదా! ఇవన్నీ నచ్చి మీరే వెళ్లి ఫస్ట్ మాట్లాడారా? లేకపోతే, టీమన్నాక, కొలీగ్స్ అన్నాక వర్క్ విషయంలో అది, ఇది మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా అతని వాయిస్ నచ్చడం. లేకపోతే, అతని పద్ధతి నచ్చడం. ఇవన్నీ చూసి
అవును. ఆ! ఇవి నచ్చాయండి. సైలెంట్‌గా ఉన్నాడు. ముందిది నచ్చింది. నేనా లొడలొడ వాగుతున్న.
ఓకే. ఓకే. అంటే మీకు బాగా సైలెంట్‌గా ఉన్నవాళ్ళంటే ఇష్టమా?
అమ్మో! ఛీ ఛీ! బా సైలెంట్‌గా ఉన్నోళ్ళని నేను పట్టిచ్చుకోను. <chuckles> మరి అంత సై ఆ విధంగా కాదు. తినేంటంటే బాధలో ఉండడం వల్ల సైలెంట్‌గా ఉన్నాడని అర్థమయింది. ఆ బాధేంటో
ఓకే. ఓకే. అంటే మీరు ఫేస్ చూసి అనలైజ్ చేస్తారా? ఓకే ఏదో బాధలో ఉన్నాడు. అందుకే తను సైలెంట్‌గా ఉన్నాడా అన్నట్టు.
ఆ! అవునండి. మ అలా అనలైజ్ చేశాము. తర్వాత నేనైతే తెలుసుకోలేదు. వేరే టీమ్‌లో వాళ్ళుంటారు కదా! ఒక అబ్బాయి చెప్పడం జరిగిందనమాట. తను లవ్ ఫెయిల్యూర్ అంట. నైట్ టైమ్ కూడా 12కి, 1కి, 2కి స్టేటస్‌లు పెట్టుకొని బాధపడేవాడు ఆ అమ్మాయి కోసం.
అబ్బాబ్బ! ఆ! ఆహా! అవునవును. ఆహా! ఓకే. ఆ అమ్మాయి చీట్ చేసింది గదా! ఆ చీటింగ్ గురించి ఏమన్నా తెలుసా మరి నీకు?
అయితే ఇది వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. హ్మ్.